ఓహ్! అవునా!
ఓహ్! ఫస్ట్ ఫస్టే, హిందీ సాంగొస్తదీ అదీ. చాలా బావుంటదండి మొత్తమంతా కూడా. లిరిక్సింటే గనక మీరు. ఆహ్, మన దేశంలో ఏమేం జరుగుతుంది, ఇది మన దేశం అన్నట్టుగా, మొత్తమంతా పాయింట్ అవుట్ చే ఆ! ఆహా! ఆహ్, ఆ పాటండి, చాలా చాలా ఇన్‌ఫ్లూ‌యన్స్ చేసిందండి అప్పట్లో నన్ను మాత్రం అది.
ఆహాహా! ఓహ్! 'ఎ మేర జహా,' 'ఎ మేర జహా,' 'ఎ మేర ది' ఆ! ఓహ్! అదా? ఓకే. ఓకే. గుర్తొచ్చింది. అవునవునవును. హ్మ్.
హ్మ్. ఇంకా చాలా ఉన్నాయండీ. గుడుంబా శంకర్లో గానీ, గుడుంబా శంకర్లో ఫస్ట్ పాట 'లేలే' అని జెప్పేసనొక సాంగుంటది. అవన్నీ గూడా.
హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌కా ఫస్ట్ సాంగుంటుంది ఖచ్చితంగా. ఓపెనింగ్ అనేదుంటుందో. ఆయనకుంటుంది. అవును. హ్మ్.
అదేనండి. ఒకా హ్మ్. ఆ మొత్తమంతా గూడా. అవును. అవును. కొన్ని కొన్ని దే దేవుడికి సంబంధించి, లిరిక్సొచ్చినాగాని అట్లాగా, గూస్ బంప్స్ అవన్నీ గూడా, నేర్చుకోడానికి ట్రై జేస్తను. మొత్తం అంతా గూడా.
ఓహ్! ఆహా! మాములుగా ఈ ఆధ్యాత్మికంగా సాంగ్స్ కూడా, మీరు చేస్తూ ఉంటారా? అయి బాగా అంటే, భాగ భగవంతుడికి సంబంధించిన పాటలవీను. అవి కూడా పాడ్డానికి ట్రై జేస్తరా? వింటారా? ఆహా! హ్మ్. హూహూహు.
హ్మ్. కొంచెం స ఓయ్! ఆహ్, ఆ! వింటానండి, వింటానండి. ఆహ్, వింటానండి. వింటానండి. అవునండె. అవునండి, వింటానండి. హ్మ్. ఖచ్చితంగా. ఎందుకనంటే, ఇప్పుడూ అయ్యప్ప స్వామి మాలేసుకునేవాడిని నేను. అప్పుడు గూడా పాటలు బాగా పాడేవాడిన్ని అన్నీ నేర్చుకొని.
ఆహా! ఓహ్! చాలా బాగుంది. ఆహా! అప్పుడూ ఇవి పాడాలి కదా!
హ్మ్. నేర్చు ఏ అందులో ఏ అవును. ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఎందుకనంటే, అదీ నాకింట్రెస్టండి ఫస్ట్ నుంచి కూడా. ఇంకంతకు మించి నేనేం చెప్పలేనది. <giggles>
అవును. అవును. ఇంకా మీ క్రియేటివిటీ కోసం, అదీ, అది ఎలా క్రియేట్ చేసుకుంటే బావుంటుందనేమైనా జేసారా అండి? గీ పాటల్లో ఇంకా ఏం క్రియేటివిటీ పెంచుకోవచ్చు, అవేమైనా జూసుకొనేమన్నా ముందుకెళ్ళారా? లేదా? <giggles>
హ్మ్ ఆహ్, మర్చిపోయా. ఆహా! లేదండి. ఆహ్, యాహ్, ఆహ్, లేదండి. చీమ్ చిన్నప్పుడు మా నాన్నని, మ్యూజిక్ నేర్పిచ్చమని అడిగితే, అప్పుట్లో మాకంత స్తోమత లేదు. సో, ఇంకా ఆగిపోయామనమాట. ఇంకా ఏహ్, లేదులే, ఇంకా కుదరదులే అని జెప్పేసని.
ఆ! ఆహాహా! హుహు.

ఓహ్! ఓహ్! ఫ్యామిలీ, ఫ్యామిలీ మీ మీరూ అదే, అందు మీద వెళ్ళిపోతున్నారనమాట. <chuckles> ఓన్ చేసేసుకున్నారా? <chuckles> ఆ!
ఓన్ జెసేసుకున్నాం. ఓన్ జేసేసుకున్నావండి. ఓన్ చేసేసుకున్నాం, తప్పదింక. 'చిరంజీవి', నాకు తెలిసినంతవరకు ఫస్ట్ సినిమా నేను థియేటర్‌లో జూసిందయితే 'ఇంద్ర'. ఆ! 'ఇంద్ర'. 'ఇంద్ర' అనే మ్యూజిక్ గానీ, అట్లాంటియన్నీ గూడా, చెయిర్‌లో గూర్చొని కత్తి పట్టుకోటాలు గానీ, అవన్నీ చిన్నప్పుడు చాలాగా క్రేజీ‌గుండేయిలేండి ఆ మొత్తవన్ని చేయటానికి గానీ అవన్నీ.
ఓహ్! ఆహాహా! హ్మ్. హ్మ్. అవునవును. అంటే, అవన్నీ మీరు ఇంటికొచ్చేవన్నా ప్రయోగం జేసేవారా?
ఖచ్ ఖచ్చితంగా జెసేవాడినండయన్నీ గూడా. <laughs> మా నాయనమ్మ పిలుస్తున్నప్పుడు "నేనున్నా నాయనమ్మ" అని జెప్పేసనుకుంటా రావటం. <chuckles> అయన్నీ గూడా. <chuckles>
ఆ! <chuckles> ఆ! ఆ! ఆ! ఆహాహాహా! ఓకే. అంటే, ఇలా ఇంట్లో గూడా హమ్మింగది జేసుకుంటుంటారా అలా పాట పాడుకుంటూ ఉండడం గానీ? ఓహ్!
ఆ! అవునండె. మ్ అవునండి. 'దాయి దాయి దామా' అంటే ఎలా అంటే, ఆహ్, చిన్నప్పుడో పాట బాగా పాడేవాడినని చెప్పేసనీ చెప్తా ఉండేవాళ్ళండి. 'రామ్మ చిలకమ్మ' అనే పాట గూడా బాగా పాడతా ఉండేవోడినని జెప్పేవోళ్ళు మామ్మోళ్ళు.
ఆ! <chuckles> హ్మ్. ఆహా! ఆహా! <chuckles> అవునవును. ఆ! ఆ! ఆ! అదే చూడాలని చెప్పి.
హ్మ్. ఆహా! అలాంటియా! మీరండి మీరేవన్నా పాట పాడేవాళ్ళండి?
నేను పాటలు పాడుతూ ఉంటానండి. పాడుతూ ఉంటానండి, కానీ ఆ! <chuckles> పాడుతూ ఉంటాను. పర్వాలేదు. మరీ సింగర్ కాదు గానీ, ఓకే అండి.
చిన్నప్పుడు? అవునా! కే ఓకే. ఓకే. ఆ! ఓకే. ఓకే. హ్మ్. అంటే, మీ ఆహ్, నాకైతే నేను మెలోడీసండి. మెలోడీస్, రాప్ సాంగ్స్. అంటే, సీ మళ్ళా 'పవన్ కళ్యాణ్' గురించి చెప్తున్నాననుకోమాకండి. రీసెంటుగా ఒచ్చిన 'ఓజీ' మాత్రం ప్రతి రోజిటన్నానండి పాటలు. అది హమ్ చేసుకుంటూనే ఉన్నాను నేనైతే.
హ్మ్. ఎక్కువ ఏవిష్టపడుతూ ఉంటారండి? మెలోడీస్ ఇష్టపడుతుంటారా? ఆహా! హ్మ్. హుహు. హ్మ్. <laughs> ఓహ్! <chuckles> అదుంటే గానీ డే వ్ స్టార్టవ్వట్లేదు, ఎండవ్వట్లేదా మీకు? <chuckles>
ఆ! లేదండి. అవ్వట్లేదండి. ఎందుకనంటే, ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ గానీ, ఏదోపెన్ జేసినా గానీ, ఆ 'హంగ్రీ చీత హంగ్రీ చీత హంగ్రీ చీత' అదే వస్తా ఉంది మొత్తవంతా. ఇంకది మైండ్‌లో లూపయిపోయిందనమాట మొత్తమంతా గూడా.
<chuckles> ఆ! ఆహాహాహా! <chuckles>